ఓకే. ఆ!
అలా చెయ్యడం వల్ల. ఇంకా కాంపిటీషన్‌లో మొత్తం ఎండ్ అయిపోయింది. మేము మాకు కోపం వచ్చి, ఆ సీనియర్‌తో మాట్లాడిన తరువాత చాలా ప్రయత్నించాం అనమాట. దాని గురించి తెలుసుకోవాలి.
హ్మ్. అంటే పంతానికైనా ఎట్లాగైనా ఏదో ఒకటి జెయ్యాలనే ఇదితోనా?
అవును. అంటే ఏ అసలామెవరు చెప్పడానికి? ఆమెది తప్పు అని మనం ప్రూవ్ చెయ్యాలి అన్నట్టుగా, మేము చాలా అంటే చాలా ట్రై చేసాము.
హ్మ్. ఓకే. ఆ!
అంత ట్రై చేసి, ఇంకా చ చేసాము. బాగా కష్టపడ్డాం అనమాట. 2 డేస్ కాంపిటీషన‌యితే, 2 డేస్ బాగా చదువు అన్నీ వాటి గురించి చదివి, ఏఐ టూల్స్ ఉన్నయి ఇప్పుడు. చాట్ జీపీటీ గాని, కోపైలెట్ వీటిని యూజ్ చేసుకొని, చాలా అంటే చాలా ప్రయత్నించాము. కానీ లాస్ట్ దాకా వెళ్ళలేకపోయామనమాట. టాప్‌లో రాలేకపోయాము.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే ఎలాంటిది చేసారు మీరు ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ నార్మల్‌గా? హ్మ్.
అంటే, అప్పుడు మాకు అంత క్రియేటివ్ ఐడియా థింకింగ్ అనేది లేదనమాట. పది మంది ఏం చేస్తున్నారో, అదే మనం కూడా ఫాలో అయిపోదాం. దాని మీదే చేద్దాం అన్న ఆలోచన ఉంది మాకు. ఇప్పుడు మా
ఓకే. ఓకే. ఓకే. ఎందుకంటే మీరప్పుడే కదా జాయిన్ అయ్యింది. బేసికల్‌గా అంతేనా? హ్మ్.
అవును. ఇదెప్పుడంటే, ఆహ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో జరిగింది. నెక్స్ట్ ఒకటి చూసి
ఓకే. అంటే ఒక 6 నెలలు అయింది. అంతే గదా!
హ్మ్. అంతే. ఆహ్, ఇంకొక 2 మంత్స్ అలా అయితే, మేము సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లోకొస్తామన్నట్టు.
ఓకే. అదేలేండి. ఓకే. హ్మ్.
అయితే, మాకు కాంపిటీషన్‌లో మేము ఆహ్, ఇంకా టాప్‌లో కూడా రాలేదు. మాకెవరైతే ఒక సీనియర్ చెప్పారో, ఆ సీనియర్ అనేది టాప్‌లో వచ్చారు. వాళ్ళ గ్యాంగ్.
హ్మ్. అంటే మిమ్మల్ని చులకనగా మాట్లాడినావిడ?
అవును. ఇంకా వాళ్ళు సరే గెలిచారు. క్లాప్స్ కొట్టాము. వెళ్ళిపోవచ్చు గదా! అదేదో ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని. వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పాను కదా! మీ వల్ల కాదు, మీరు చేయలేరని జెప్పి, అయినా ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకున్నారు అన్నట్టుగా మాట్లాడింది.
ఓకే. హ్మ్.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

కరెక్ట్‌గా చెప్పారు. ఎందుకంటే చాలా మంది ఓటమిని అంగించా అన్ని అంగీకరించరు. అంటే ఎలా? ఆహ్, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అవస్సలు ఎందుకు ఓడిపోయాను. నేను ఖచ్చితంగా గెలవాల్సిందే. నాకు అంటే మిస్టేక్స్ ద్వారా మ నేనింకా నేర్చుకోవాలి. ని నిజం చెప్పాలంటే హ్మ్.
హ్మ్. అవునవును. నేర్చుకుంటా. అవును. అనేది ఉండదు గాని ఎట్లంటే ఇంకా నా లైఫ్ అయిపోయిందనే స్టేజ్‌కి గూడా చాలా మంది వెళ్తారు అంటారు.
హ్మ్. ఇంకా నేను దేని మీద ఫోకస్ చేయను. నా జీవితం ఎండయిపోయింది. నేనింకా ఆ దేవుడు నన్ను నాకు ఏది చెప్తే అదే ఇంకా నా అంతటికి నేను దేన్ని ప్రయత్నించను అన్న ఒకా నిర్ణయానికొచ్చేస్తారనమాట చాలామంది. కానీ ఆహ్, ఎప్పుడైతే ఏదైనా విషయంలో మనం ఫెయిల్యూర్ అయితే దాన్నుంచి మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు. ఆహ్, ఎక్కడ ఫెయిలయ్యాము?
హ్మ్. ఓకే, ఓకే. హ్మ్, హ్మ్. హ్మ్. ఓకే. అంటే అట్లా అది ఎక్స్‌పీరియన్స్ చేసారా మీరు? అట్లా అర్థమైనపుడు
అవును. మాది కాలేజ్‌లో ఒక కాంపిటీషన్ అనేది పెట్టారు. ఆ! కాంపిటీషన్‌లో మేము ఆ కాంపిటీషన్‌కి ఫస్ట్ టైమ్ అన్నమాట. అది బీ టెకు బీ టెక్ 4 ఇయర్స్ వాళ్ళు ఆ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు.
హ్మ్. ఉంటాయి. అన్ని అన్నీగీ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని అన్ని ఓకేని అంతేనా? హ్మ్.
హ్మ్. అన్ని ఇయర్స్ వాళ్ళు ఆహా! అవును. అన్ని ఇయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మేము ఆహ్, అప్పుడు కాంపిటీషన్‌కి చాల్ ఫస్టన్నమాట కొత్త. మాకు ఎలాంటి ఐడియా లేదు. అసలెలా మొదలు పెట్టాలని తెలీదు. దేని మీద ఉంటుంది? ఏమేం వాడాలి? వెబ్‌సైట్స్ కానివ్వండి, సోర్సెస్ కానివ్వండి ఏమి ఐడియా లేదు మాకు.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అన్ అంత అవగాహన అయితే లేదు. రిసోర్సేస్ ఏం వాడాలి? దాని తాలూకా ఏమి తెలీదు అంత పెద్దగా. అంటే మీరప్పుడు ఏ సంవత్సరం. అంటే ఏ ఇయరు?
ఈ గాజులు అవును. ఏమి తెలిసేది కాదు. ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు.
ఓకే. ఫస్ట్ ఇయర్‌లోనే కాంపిటీషన్ ఓకే. హ్మ్.
అసలు ఈ ఇంకా ఎలాంటివి మాకిష్టం లేకపోయినా సరే బలవంతంగా మమ్మల్ని అక్కడికి ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి లేకపోతే ఒక 5 మార్క్స్ తీసేస్తాం అని చెప్పి మాకు ఈ వార్నింగనేదిచ్చారన్నమాట.
ఓకే. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలా?
హ్మ్. ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వాలని చెప్పి వార్నింగిచ్చారు. కొంతమందేంటంటే 5 మార్క్సే కదా! పోతే పోనీ అని చెప్పి అవ్వరు చాలా మంది.
ఓకే. ఓకే.
మనం ఎట్లా అంటే
అదేలే! కానీ తరువాత అది గుర్తుబెట్టుకుని ప్రొఫెసర్ ఇంటర్నల్ మార్క్స్ ఇట్లా చాలా ఉంటాయేమో గదా మీకు. ఆ!
అవును. నిజంగానే. మనంమేంటంటే సబ్జెక్ట్‌లో మార్కులు తగ్గినా సరే <chuckles> ఇలాంటి మార్క్స్ ఆడయిపోతాయి కదా! అన్న కాన్ఫిడెన్స్ ఉండటంతో ఇంక వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడికెళ్లి చూసాక అందరూ ల్యాప్‌ట్యాప్‌లో ఒత్తుతూనే ఉన్నారు గానీ మాకేమి అర్థం అవ్వట్లేదు అసలెలా మొదలుపెట్టాలి అన్నాది.
అవునవును. నిజంగానే. హ్మ్. హ్మ్. అందులోనే ఫస్ట్ ఇయర్ అయ్యే! పాపం. హ్మ్.
అవును. అయితే మేము ఒక సీనియర్స్ మా ముందు ఆహ్, మా ముందు బెంచ్ వాళ్ళు సీనియర్సున్నారు.

ఓకే అండి. ఓకే. అదేలేండి. హ్మ్.
ఇంకా హ్మ్. దీని తరువాత అప్పుడు మేము ఫిక్స్ అయిపోయామనమాట బాగా. 10 మంది ఏది తీసుకున్నారో మనం కూడా అదే తీసుకోకూడదు. మనం తీసుకునే అప్లికేషన్ ఎలా ఉండాలంటే, అదొక 10 మందికి, హ్మ్. 10 మందికి సహాయపడాలి. ఆ అప్లికేషన్ వల్ల. అలాంటి అప్లికేషన్ ఆలోచేయాలని చెప్పి, మేము ఆల్మోస్ట్ 1 ½ మంత్ 2 మంత్స్ వరకి ఏ టాపిక్ తీసుకోవచ్చు. ఏ టాపిక్ ఇప్పుడు మనకి చాలా రకమైన యాప్స్ అనేవి ఉన్నాయి. ప్లే స్టోర్‌లో. ఒకటే యాప్ 2 రకాలుగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకునుంటే, సబ్వే సర్ఫ్ ఒకలాగుంటుంది. సబ్వే సర్ఫ్ ఇంకొకటి యాప్స్ దాని డూప్లికేట్ క్రియేట్ చేసి అవి కూడా సేమ్ అలానే ఉంటుంది. కొంచెం డిఫరెన్స్‌తో.
హ్మ్. కొంచెం యూనిక్‌గా ఉండాలి. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. అవును. హుహు.
సో, మేమివన్ని చెక్ చేసి, అన్ని యాప్స్‌లో లేనివి మనం పెట్టాలి అన్నట్టుగా మేమొకటి గోల్ అనేది పెట్టుకున్నాము.
ఓకే. కానీ మీరైతే ఎక్కడ దిగులు పడలేదు ఫస్ట్. విఫలమైపోయాం ఇంక నెక్స్ట్ దానికి వద్దు. ఇంకా మనకి రాదు అని అయితే కూర్చోకుండా, ఏదో ఒకటి ఇంకోటి ప్రయత్నమైతే చేసారు. అంతే కదా?
అవును. హ్మ్. అవును. అవునండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఓడిపోయాక లేకపోతే వాళ్ళకి కావాల్సింది రాకపోయేసరికి, అసలు నాకి నా వల్ల నేనేం చేయట్లేదు. జి లైఫ్‌లో ఏం చేయట్లేదు. నేనుండి వేస్ట్ ఇంకా అని చెప్పి కొంతమంది రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. హ్మ్. కొంతమందేమో అసలు దేని మీద ఫోకస్ చెయ్యరనమాట. అదే ఎండింగ్ డే లాగా బిహేవ్ చేసేస్తారు. కానీ మన మీద మనం నమ్మకం పెట్టుకొని సరే, ప్రతి ఒక్కళ్ళు అన్ని సార్లు సక్సెస్ అవ్వరు కదా! లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటాయి. ప్రతిసారి మనము ఆహ్, విజయమే సాధిస్తూనే పోతా ఉంటే, లై ఇంక అన్ అది లైఫ్ అనరు. హ్మ్. మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాము.
హ్మ్. హ్మ్. డీలా పడిపోతారు. అవును. హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఇంకా లైఫ్‌ని ఏం తెలుసుకుంటాము. <giggles> నిజంగానే. ఎప్పుడు విజయమే రాదు కదా! మీరన్నట్టు. హ్మ్.
అవును. మిస్టేక్స్ నుంచే మనం కొత్త కొత్తవి అన్ని నేర్చుకుంటూ ఉంటాము. సో, అలా మేము మేము ఎక్కడైతే మిస్టేక్ చేసామో, ఆ ఫస్ట్ టైమ్ చేసినప్పుడు. మెయిన్‌గా మేము చేసిన మిస్టేక్ అందరూ క్రియేట్ చేస్తున్న
అవునవును. మీరు చేసే టాపిక్ ఎంచుకోవడం కదా!
అవును. అందరూ ఏదైతే తీసుకున్నారో అదే మేము కూడా తీసుకొని, దాని మీదే చేయడం వల్ల. మాలో మాది యూనిక్‌గా కనిపియలేదక్కడ.
హ్మ్. హ్మ్.